పండగలకి, సెలబ్రేషన్స్‌కి ఆహ్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కి ఆరోగ్యకరంగా ఏమైన తినడానికి మీరు చేసే పదార్థాలు గానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళు చేసే పదార్థాలు గానీ, స్పెషల్ డిషెస్ గానీ ఏమైనా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. ఆ! ఉన్నాయండి. <chuckles> మాకెవరైనా ఇంటికి వస్తున్నారంటే చికెన్, బగార రైస్ అదే ఆహ్, ఆ కాంబినేషన్‌లో ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. తప్పకుండా అందరూ ఇష్టపడాల్సిందే. త దాని పక్కన ఒక కూల్ డ్రింక్ ఉందంటే, ఆహా! ఇంకా అద్భుతం. అయితే మేమేం
ఓహ్! త్వరగా అయిపోవాలని. హ్మ్. అంటే ఇంక ఏ అకేషన్‌కైన ఇంక అదే డిష్షా?
ఆ! అ అన్నిటికీ అదే అని కాదు ముఖ్యంగా ఒక ఆహ్, 20 మంది దాకా కలుస్తున్నాము ఆహ్, అనన్నప్పుడు ఇదే వండుతాం అనమాట. ఇగామ్ త్వరగా అయిపోతుంది, టేస్టీగానే తింటారు. అందరు చక్కగా తింటారు అన్నట్టుగా ఇది వండుతామనమాట. అయితే మి
అంటే త్వరగా అయిపోవడానికనమాట. అంటే అది హెల్త్‌కి మంచిదే అనుకుంటున్నారా? మీరు బగారా గాని
ఆ! చికెన్ ప్రోటీనే గదండీ, బగరాలోనేమో అన్ని స్పైసెస్ యాడ్ అవుతాయి. సో, ఆది కొంచెం హెల్తీగానే ఉంటాయి. యాక్చువల్‌గా మేము ఇలా ఎందుకూ చేస్తామంటే మేము డైలీ కొంచెం స్ట్రిక్ట్ డైటే ఫాలో అయితామండి. రోజూ ప్రో కదా!
హ్మ్. అయ్యో! అవునా! అంటే డైలీ డైట్ అంటే ఏం, ఏం డైట్ తీసుకుంటారు? కొంచెం మాకు కూడా చెప్తారా?
అంటే మార్నింగ్ లేవంగానే కొంచెం ఆహ్, పరిగడుపున లెమన్ హనీ తాగడం గానివ్వండి, లె తర్వాతా బ్రేక్‌ఫా‌స్టూ కొంచెం ఆహ్, రాగి ఇడ్లీ అని చెప్పేసి, ప్రోటీన్ దోస అని చెప్పేసి, అంటే, ఒకరోజు రాగి ఇడ్లీ అయితే ఇంకో రోజు ప్రోటీన్ దోసయితే, ఇంకో రోజేమో కొంచెం నైట్ రైస్‌ నా ఆహ్, ఉంటే దాంట్లో వాటర్ పోసి మజ్జిగేసి కలిప్పెట్టేస్తాం అనమాట. కలిపి పెట్టేసి మార్నింగ్ టైంలో అలా తాగుతాం. లేదు అంటే ఓట్స్, పాలు, రోల్డ్ ఓట్స్, పాలు ఆహ్, దాంట్లో కొంచెం ఫ్రూట్స్ ఏసుకొని అలా తింటాము బ్రేక్‌ఫా‌స్ట్.
ఓహ్! అబ్బా! హ్మ్. అయితే చాలా హెల్తీ ఫుడ్ తింటున్నారుగా మీరు డైలీ. అంటే ఆహ్, ఇలా తినడానికీ ఏమైనా కారణాలున్నాయా? అంటే ఆహ్, ఇప్పుడు మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతారని చెప్తున్నారు. దాని వెనకున్న ఆరోగ్యకరమైన రహస్యం ఏంటి? అంటే హ్మ్. డైట్ అది తాగడం వల్ల మన బాడీ‌లో ఏ చేంజెస్ ఒస్తయి? లైక్ ఎందుకోసం తీసుకోవచ్చు?
ఆ! అవునండి. ఆ! హ్మ్. అ అ అంటే దా ఏంటిది అంటే ఫస్ట్ రోగనర్ రోగనిరోధక శక్తి అనేది పెరిగిద్దండి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బలపడిద్ది. ఆహ్, అంతే గాకుండా 8 గంటలు మనం ఏమి తినకుండా ఉంటున్నాం కదా! నైట్ నిద్ర పోవడం వల్ల ఆహ్, తర్వాత తీసుకునే ఫస్ట్ తర్వాత తీసుకునేదంతా ఫుడ్డే. మన్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అంతా ఫుడ్డే తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఫస్ట్ లోపల ఉన్న స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద పేగులు, చిన్న పేగులు అంటారు గదా! వాటిని మొత్తం క్లీన్ చేసి, ఈ లెమన్ అయితే చక్కగా క్లీన్ చేసేస్తుంది మొత్తాన్ని. క్లీన్ చేసేస్తే తర్వాత నుండి ఆ! అవును.
ఓకె. ఆ! ఆ! ఆ! అవునవును. ఓకె. గట్ హెల్త్ బాగుంటుంది అంటారు. పొద్దున్నే లెమన్ వాటర్ తీసుకుంటే మంచిగా
ఆ! అవునండి, అవునండి. ఆహ్, ఇ
మరి ప్రోటీన్ కింద ఏం తీసుకుంటూ ఉంటారు?
ప్రోటీన్ కింద ఏమో మార్నింగ్ కొంచెం ప్రోటీన్ దోస అలా తీసుకుంటాం ఒక్కొక్కసారి. ఆహ్, అది కాకుండా మార్నింగ్ ప్రోటీన్ ఎగ్, చికెన్ ఇట్లేమి తీసుకోమిక. మిగిలిందంతా ఫైబర్, ఆహ్, విటమిన్స్ ఇట్లా ఉండేటట్టుగానే ఫుడ్ తీసుకుంటాం. కార్బ్స్ ఇవి ఉండేటట్టుగానే తీసుకుంటాం ఎందుకంటే రోజు మొత్తం పని చేయాలి కాబట్టి కొంచెం కార్బ్స్ అనేది ఉంటుంది. ఆహ్, మధ్యాహ్నం హ్మ్.
హ్మ్. ఓకె. అవును. అంటే సాధారణంగా రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటూ ఉంటారు? అంటే మీరు జిమ్ చేస్తా అదే, మా వ వార్డ్ డైట్ ఫాలో అవుతూ
ఆహా! క్యాలరీస్ లెక్కన అట్లా ఏం తీసుకోమండి. ఆహ్, ఇట్లా కప్పు కొలతలో అట్లా తీసుకుంటాం. ఇంత కప్పు సలాడ్ ఉండాలి, వెజిటబుల్ సలాడ్, ఇంత కప్ రైస్ ఉండాలి, ఈ ఒక బాయిల్డ్ ఎగ్ ఉండాలి. లేదంటే 2 పీస్ చికెన్ ఉండాలి అట్లా అట్లా తీసుకుంటూ ఉంటాం. మధ్యాహ్నం ఏమో ఒ ఒక కప్పే రైస్ తీసుకుంటామండి. రైస్ తర్వాత ఒక 2 ఆహ్, 2 వెరైటీల వెజిటబుల్స్ ఉంటాయి. ఒకటి సొరకాయ ఉంది అంటే, ఒకటి బెండకాయ్ అట్లా 2 రకాలు ఉంటాయి. ఒక బాయిల్డ్ ఎగ్ ఉంటది, అది కాకుండా కొంచెం కీర, కొంచెం బేబీ క్యారట్స్ ఇట్లా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆహ్, బాయిల్డ్ ఎగ్ ఈ చికెన్ లేనప్పుడు మధ్యాహ్నం టైంలో ఆహ్, ఉడకబెట్టిన శనగలు, వైట్ చెన, బ్రౌన్ చెన అంటారు కదా! అవి ఉంటాయి. హ్మ్.
ఓకె. ఓకె. ఓకె. అంటే మంచి ప్రోటీన్ అనమాట.
ఆ! అవునండి. అవి ఉంటాయి. ఉడకబెట్టి కొంచెం తాలింపు చేస్తారు కదా! ఎల్లిపాయలు, ఉల్లిపాయలు ఏసి అలా తీసుకుంటాము.
అయితే అవునవునవును. అంటే ఇప్పుడు, ఈ విధంగా ఇంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారు గదా! అప్పుడప్పుడు పండగలు వస్తూ ఉంటాయి అనుకోకుండా <giggles> అతిథుల్లాగా. మరి ఆ టైంలో ఈ హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి ఏమన్నా అలా వండుకుంటారా, లేదంటే మన సంప్రదాయాలు ఫాలో అయ్యి అలానే పిండి వంటలు వండుకుంటారా?
ఆ! అవును. అవును. ఆ టైంలో తప్పకుండా కుదరదండి. ఆ! ఆ! పిండి వంటలే వండుకుంటాం. అప్ ఆ సమయంలో అయితే అస్సలు కుదరనే కుదరదు. ఎందుకంటే తప్పకుండా పండగ అంటే పులగం ఉండాల్సిందే. ఆ స్వీట్ అన్నం ఉండాల్సిందే.
అంటే? పులగం అంటే ఎలా చేస్తారు దాన్ని?
ఆ! రైస్, పాలు, బెల్లము, జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసేసి చేస్తారు కదా! ఆ! అంటే పరమాన్నం అంటారు.
అవునా! ఏమోనండి తెలీదు. ఓకే. ఓకే. పరమాణ‌మా! మా సైడ్ పరమాణం అంటారు. ఓకే.
ఆ! <chuckles> ఆ! పరమాన్నం అంటారు. ఇ ఇదంతా కూడా హెల్తీనే. రైస్ హెల్తీనే, అంటే, పాలు హెల్తీనే, నెయ్యి హెల్తీనే, బెల్లం హెల్తీనే, డ్రై ఫ్రూట్స్ హెల్తీనే. అన్నీ మెయిన్ క్వాంటిటీ రైస్ ఉంటది. అయితే ఆహ్, అన్నీ హెల్తీనే, కాకపోతే ఎక్కువ రైస్ ఉంటది కాబట్టి, అది కొంచెం స్వీట్ కూడా ఉంటది కాబట్టి, అది కొంచెం లిమిట్‌లో తీసుకోవడం ఎందుకైనా మంచిది. అది కాకుండా మేము ఆ పులిహార చేస్తాం. పులిహోరలో కూడా అన్ని స్పైసెస్ యాడ్ అయితాయి. నువ్వులు, నువ్వుల పొడి యాడ్ అయితది. ఆహ్
ఓకే. ఆ‌! ఆ! అవును. స్పై‌సే‌స్ మంచిదే అనుకుంటా బాడీ‌కి.
ఆ! అన్ని స్పైసెస్ కూడా హెల్త్‌కి మంచిది. కానీ ఎప్పుడో ఒకసారి అన్నా ఇట్లాంటివి తీసుకోవాలి. తీసుకుంటే హెల్త్‌కి మంచిది అని అనుకుంటే, ఎందుకంటే రోజు కూడా ఇన్ని స్పైసెస్ వాడం కదా! నార్మల్ వంటల్లో. ఆ సో, ఇవన్నీ వాడడం మంచిది అని అనిపిస్తది. తప్పకుండా పండగలప్పుడు పులిహార, పరమాన్నం ఉంటాయి. అవి కాకుండా మేము ఆయిల్ ఐటెమ్‌స్ తిస్ చెయ్యమండి వడలు గానీ, గారెలు గానీ, పూరీలు గానీ చెయ్యము. ఆ!
ఓహ్! అరే! అలా ఎలా గారెలు ఇవన్నీ చేయకపోతే ఎలా? ఇప్పుడు దీపావళి పండుగ ఉంది. గారెలు చేయకపోతే ఆహ్, బాగోదు గదా!
మేం స మేము ఆ మేము సెపరేట్‌గా పండగ చేసుకునేటప్పుడైతే గారెలు ఇవి చేసుకోము. కానీ మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికో, పుట్టింటికో వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళు గారెలు, చికెన్ లేనిది పండగ జేయరు. <chuckles> గారెలు, చికెన్ లేదు అంటే అది ఫంక్షన్ గాదు, పండగ గాదు. తప్పకుండా వాళ్ళు చేస్తారు. మేము ఎప్పుడన్నా.
ఓకే. <chuckles> అవునవును. అవునవును. వాస్తవం అదే. అంటే ఇప్పుడు ఆయి‌లూ హ్మ్.
మేము ఎప్పుడన్నా ఒకసారి, ఓకె ఆయిల్ తినట్లేదు. ఈ మధ్య పిల్లలు గూడా ఒక్కొక్కసారి పూరి అడుగుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో అడిగితేనే చేస్తాం. లేదు అంటే చెయ్యం. అది గూడా గారెలు గాని, పూరీలు కాని చెయ్యం.
ఓకె. ఇప్పుడు ఆయిల్ అంటే, ఫాట్ అంటూ ఉంటారు గదా? ఆ ఆయిల్‌ని మీరు అంటే హ్మ్, డైలీ వంటల్లో వాడాల్సిందే కొంచెమైనా సరే. ఎంత డైట్ ఫాలో అవుతున్నా గాని. ఆ! ఆయిల్ వాడకను తగ్గించడానికి కానీ, లేదా దాని బదులు ఇంకేదైనా వాడడం గానీ ఇలా ఏమన్నా పద్ధతులు ఉన్నాయా? మీ డైట్‌ని ఫాలో అవుకుంటూ ప్లస్ హెల్తీ‌గా మార్చుకుంటూ.
హ్మ్, హ్మ్. హ్మ్. అవును, అవును. తప్పకుండా. హ్మ్. ఆ! ఆ! మేము ఏం చేస్తామంటే ఇప్పుడు దోసలు ఉన్నాయనుకోండి దోసలు గానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి, చపాతీలు గానివ్వండి దాని మీద ఆయిల్ బదులు బటర్ ఎసేస్తాం.
హ్మ్.
వెన్న.
ఓకె. అంటే వెన్న?
ఆ! వెన్న. వెన్న వేసేస్తాం. దాని ప్లేస్‌లో వెన్న వే
ఓహ్! అంటే వెన్న గూడా ఫాటే అనుకుంట గదా?
అది కొంచెం మంచి ఫ్యాట్. ఎక్కువ కాకుండా కొంచెం లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే ఆ! అది మంచి ఫ్యాట్. కొంచెం తీసుకుంటే చాలు, అది గూడా అతిగా తీసుకున్నారంటే, అది మంచిది గాదన్నట్టే. లిమిట్‌గా ఎట్లాగో దోసలు, చపాతీలు మీద కొంచెం కొంచెమే సరిపోతుంది గాబట్టి. ఆ! అంతవరకు ఆ ఆయిల్ బదులు ఇది వేసుకుంటాం. ఈ ఒక్కొక్కసారి నేను ఏం జెస్తానంటే, సాంబార్ చేసేటప్పుడు ఆహ్, పప్పు ఉడికేస్తాను. పప్పు ఉడికేసి, పప్పు నార్మల్‌గా ఉడికేస్తరు గదా! పసుపు, ఇంగు పొడి వేసేసి ఉడికేస్తరు గదా! ఉడికేసిన తర్వాత దాంట్లోనే ముక్కలన్నీ కోసేసి, అన్నీ అందులోనే వేసేసి, ఆహ్, చింతపండు రసం గూడా పోసేసి, ఆ పప్పు ఉడికిన తర్వాత దాంట్లోనే వేసేసి, అన్నీ కలిపేసి మళ్ళీ విజిల్ పెడతా. ఎందుకంటే ఈ మధ్యకాలం కాయలు ఏమీ ఉడకట్లేవండి. నార్మల్ మంట మీద. కుక్కర్ పెట్టంది కాయలు ఉడకట్లేవు. అందులోనూ మాకు ఇంట్లో చిన్
ఓకె. హెల్తీ ఫాట్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అవును. <giggles> అవును. అంటే మీరు బిసీ అయిపోయారేమో బహుశా లేదా అదే కారణమా?
ఆ! <chuckles> <gasps> ఇగ ఎమో గని, పిల్లలు గూడా మరీ మెత్తగా లేకపోతే తినట్లేరు. ఈ ఆ ములకాయలు గానివ్వండి, సొరకాయలు గానివ్వండి మెత్తగా ఉంటేనే తినడానికి ఇష్టపడుతున్నారు. సో అది ఆ! ఒక్క విజిల్ పెడుతున్న దానికోసం. ముక్కలు ఉడకడానికి ఒక్క విజిల్ పెట్టేసి లాస్ట్‌కి ఒక ఒక్క టీ-స్పూన్ ఆయిల్‌లో ఆహ్, ఆహ్, ఈ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి, ఈ తాలింపును ఆ సాంబార్‌లో కలిపేస్తున్న. ఇట్లా ఈ లెక్కలో కొంచెం ఆయిల్ తక్కువ పడుతున్నట్టే గదా!
హుహు. అంటే మొత్తం ఉడకాలి గదా! ఉడికితే గాని దానికి హ్మ్. బటరో. హ్మ్. అవునవునవును.
హ్మ్.
అండ్ మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు పిల్లలున్నారంటున్నారు గదా! ఈ పునుగులు, ఇంకా పూరీలు ఇట్లా పూరీలుంటే ఓకే. గోధుమ పిండి. మైదాతో చేసేవి, ఏవైనా స్వీట్స్ గానీ ఇలా ఏమన్నా అడిగితే మరి అప్పుడు ఏం జేస్తారు? పెడతారా! లేదంటే వద్దు స్ట్రిక్ట్‌గానే ఉండాలి అని చెప్తారా? పిల్లలకి గూడా.
హ్మ్. హ్మ్. ఆ! స్వి <giggles> ఆ! స్వీట్ అడిగినప్పుడు వాళ్ళకి ఏం జేస్తానంటే అండి సేమియా పాయసం జేస్తా. సేమియా పాయసంలో బ్రౌన్ షుగర్ కలుపుతా లాస్ట్‌కి. సేమియా పాయసం దించిన తర్వాత బ్రౌన్ షుగర్ అనేది కలుపుతా. అలా కలిపినట్టే ఆహ్, ముందే కలిపాము అనుకోండి వేడి మీద బ్రౌన్ షుగర్ వేసేస్తే ఇరిగిపోతది. అందుకని చెప్పేసి మొత్తం పాయసం అంతా అయిన తరువాత లాస్ట్‌లో కావాల్సినంత చక్కెర కలిపేస్తా అంటే బ్రౌన్ షుగర్.
సో ఆహా! అవునా! అంటే ఈ బ్రౌన్ షుగర్‌కి ఈ నార్మల్ షుగర్‌కి తేడా ఏంటంటారు? ఏమన్నా తేడాలున్నాయా?
తేడా యాక్చువల్‌గా తేడా ఏం లేదు ఇందులో ఎంత షుగర్ ఉందో అందులో కూడా అంతే షుగర్ గానీ. దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం నయం అన్నట్టు. అది కూడా ఎక్కువ తీసుకుంటే దాన్ని షుగర్ లెక్కలోనే తీసుకోవచ్చు. కాకపోతే వైట్ షుగర్‌తో కంపేర్ చేస్తే కొద్దో గొప్పో ఈ బ్రౌన్ షుగర్ కొంచెం నయం అన్నట్టు.
ఓహ్! హ్మ్. చాలా బాగా చెప్పారండి. ఆహ్, ఈ కొత్త ఆరోగ్యకరమైన ఐడియాలు ఏ విధంగా పాటిస్తూ మన పండుగలు సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి? అలానే డైట్‌లు గురించి, ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుంది. ఇవన్నీ చాలా బాగా చెప్పారు చాలా నేర్చుకున్నాను నేను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.
హ్మ్. తప్పకుండా అండి. ధన్యవాదాలు.